భయంకరంగా ఎంజాయ్ జేశామండి. నా జీవితంలో ఇంక మర్చిపోలేనేమో! కానీ ఆ కాన్సర్ట్‌కి ఎల్లోచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే ఆ! కార్తీక్ కాన్సర్టే ఇలా ఉందంటే, అనిరుద్‌ది ఇంకా యెలా ఉంటుందో? దానికెప్పుడు ఎళ్తానో అనిపిచ్చింది?
అబ్బ! అబ్బా! అనిరుద్‌ది అంటే ఇక్కడ కష్టాలు తెలుగు వాళ్ళకి ముంద్ ఆయనకు ముందు తెలుగు పాటల కాన్సర్ట్ ఎక్కువ పే ఒక్ ఆహ్, హైదరాబాద్‌లో బెట్టాడు అంతే. తరువాత ఇంకా బెట్టలేదు ఎక్కడ. హ్మ్.
అవునవును. పెట్టాడు. హైదరాబాద్‌లో పెట్టాడు. అప్పుడు ట్రై చేశాం. కానీ కుదరలేదు.
అవును. అవును. అబ్బో! హైదరాబాద్ దాక. ఇక్కడ విజయవాడకి రాటానికి మీరు చాలా కష్టబడిపోయారు. హైదరాబాద్ దాకంటే ఇంకెన్ని అబద్దాలు జెప్పాల్
<giggles> హైదరాబాద్‌లో చుట్టాలున్నారు లెండి, చుట్టాలున్నారు మ్యానేజ్ జేయొచ్చనుకున్నాము.
ఆ! కానీ టికెట్లు దొరకలేదా?
కానీ కష్టం. టికెట్లు అబ్బో! చాలా కష్టం.
హ్మ్. అయి ఈ సారి ట్రై జేయండైతే.
కానీ ఒక్కసారన్నా ఎంజాయ్ చేయాలి కార్ ఆహ్, అనిరుద్‌ది మాత్రం.
హ్మ్. మరి ఇతనిది? ఆహ్, మన ఇంకో మంచి సింగర్ ఉంటాడు ఆయన పేరేంటి సిద్ శ్రీరామ్.
ఆ! ఆ!
హ్మ్. మరి ఆయనది?
ఆయన ఆహ్, ఆహ్, అంత, అంత లేదు. <laughs> అంత ఫ్యాన్ గాదు.
అంత ఫ్యాన్ గాదా? తెలుగు ఆయనయి పాటలు గూడా మనకి వినడానికి మామూలుగా <chuckles> ఆహ్, అంటే రిలీజ్ అయిన తరువాత బాగుంటయి. కానీ, స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద అంటే నచ్చవు గదా! అంత వినడానికి బాగోవు.
అంత బాగోవు. ఇ ఇప్పుడు కాన్సర్ట్ కెళ్ళి మనం, అడిగా! అడిగా! ఎదలో లయన‌డిగా! అనలేం గదా!
<chuckles> అందరు ఏడుస్తా ఉంటారు. ఎక్కడన్నా లవ్ ఫెయిల్యూర్స్ అందరూ గలిపి. అవి జూడలేం ఫస్ట్ మనం. <chuckles>
అందుకే! అందుకే అలాంటియి కాన్సర్ట్స్‌కి బనికిరావు. ఆయనయన్నీ బ్రేకప్ సాంగ్స్ అన్నమాట.
అవును. అన్నీ అవే ఉంటయి.
హ్మ్. కాబట్టి ఆ! అబ్బే అసలు సెట్టవవు. <laughs>
మనకి సెట్ అవ్వవులేండి అట్లాంటి సాంగ్స్ అన్నీ. <chuckles> ఆ! అయితే! చాలా బా చెప్పారు. మీరు ఇట్లా ఎక్కడికి ఎంజాయ్ జేసింది, ఆ కాన్సర్ట్ గురించి, మీరైతే దానిగయి ఎళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు జేసారో? అంతా చాలా బాగా వివరించారు. కొంచెం చా కొంచెం గాదు. చాలా అంటే చాలా నవ్వొచ్చింది నాక్కూడా ఎంజాయ్ జేశాను. <chuckles> ఆ! అయితే మళ్ళీ అవకాశం ఒచ్చినప్పుడు, ఇలాంటి విషయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.
ఆ! <laughs> నాక్ ఖచ్చితంగా అండి. నాక్కూడా మర్చిపోయినయన్ని గుర్తు జేసుకొని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం.
<chuckles> ఆ!

అవునవును. <chuckles> ఏమి లేదు వింటే ఇలాంటివి కూడా చేస్తున్నావా అంటారు. కానీ అక్కడ తప్పేమి చేయలేదు గదండీ! మాకది, మాకది చాలా ఇష్టం. నాకైతే స్వతహాగా నేను ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఏమి చేయను. నాకు భయం. నా కళ్ళలోనే తెలిసిపోయిద్ది నేను అబద్ధం చెప్తున్నా అని చెప్పి వాళ్ళకి తెలియకుండా ఏదైనా జే
అవును. అయితే ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ మొదటే ఆహ్, ము ఫర్స్ట్ టైమ్ జేసారా? అంటే కాన్సర్ట్‌కెళ్ళటం గాదు. ఇట్లాగ అబద్దాలు చెప్పేసి నైటు వెళ్ళి ఉండటం అట్లాగా. ఫస్టు లాస్టా? ఆ! ఆ!
అవును. ఆ! ఇదే, ఇదే ఫస్టు, లాస్టు. లోపల చేసేటప్పుడు కూడా అనుకున్నా. ఆ! ఇంకెప్పుడు చేయను ఇంకెప్పుడు చేయను ఆ! నా వల్ల కాలేదనమాట. మా తమ్ముడు హెల్ప్ చేశాడులెండి. అది మంచి విషయం అందులో. మా తమ్ముడు కొంచెం మోటివేషన్ ఇచ్చి "ఏ ఏం కాదులే! పో ఆళ్ళు అలాగే అంటారు ఆ! నువ్వు అలాగే చెప్పు అక్కోలందరు ఒస్తున్నారు గదా! ఏం కాదు వీళ్ళకి తెలిసినా గాని నేను చూసుకుంటా పో" అన్నాడు. ఆ ఒక్క ధైర్యంతో ఇంక చెప్పేసానన్నమాట.
ఓకే. ఆహా! <chuckles> ఓకే. అయితే ఇంకొచ్చింది సందు ఇంక మళ్ళీ స తర్వాత ఈ అవకాశం రాదని జెప్పేసి అక్కడికెళ్ళింది ఫుల్ ఇంకెప్పుడు రాదులే! అని జెప్పేసి ఫుల్ ఎంజాయ్ జేసేసింటారుగా. గంతులేసుంటారు, ఫుల్‌గా అరుసుంటారు.
అవును. దెయ్యం బట్టినట్టే. అవును. గొంతు బోయిందండి. గొంతయితే అసలేమీ లేదు. ఒక గ్రహాంతరవాసి కప్పలాగా అయిపోయింది. ఏం లేదు. అసలు 'మ్యావ్ మ్యామ్' అనొచ్చింది గొంతు.
అయ్యో! ఆ! <chuckles> అయ్యో! ఆ! మరి తరువాత రోజు ఎక్జామ్ రాసారా?
అంటే అరిచాం అది హ్మ్.
తరువాత రోజు ఎక్జామ్ రాసారా? ఎళ్లారా?
ఎక్సామ్ లేదు పాడులేదు. ఏంటి మీరు కూడా మా అమ్మ, నాన్నలా పిచ్చోల్లాగా అయన్ని నమ్మారా ఎక్సామ్ ఉందని చెప్తే పంపించారు.
<chuckles> <chuckles> లేదు. నాకు, నాకు అర్థం అయింది లెండి అది అబద్ధం అని. అసలు ముందు ఎక్జామ్ అప్లై కూడా చేసి ఉండరు. ఏదో వాళ్ళకి చెప్పాలి కాబ్ హ్మ్.
లేదు. అప్లై లేదు. ఏమి లేదు. ఊరికే అలా చెప్పాం అంతే.

ఓకే. చెప్పండి? ఎ ఎలా రచ్చంటే ఎలా జేసారసలు?
మాములు ఎక్స్‌పి‌రియన్స్ కాదది. అంటే వాళ్ళు పిచ్చోళ్ళయిపోయారండి. వా అసలు కాన్సర్ట్‌కి యెల్ యెళ్ళడమైతే ఓకే. బానే ఉందక్కడ, ఎంజాయ్ చేసేసాం, బయటకొచ్చేసరికి చాలా టైమయింది. మిడ్‌నైట్ అలా అయింది.
హ్మ్. ఓకే.
మేమేం చేశామంటే ఆహ్, ఈ గుంటూరులో కొంచెం తెలిసిన వాళ్ళున్నారు. అక్కడ కొంచెం మా ఏజ్ గ్రూపనమాట, ఆ అక్కని ఎలాగోలా మేనేజ్ జేశాము. ఇంకా వాళ్ళ హస్బెండ్‌ని గూడా య్ మా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ చెప్పొద్దని చెప్పి ఆవిడని బతిమలాడుకొని, ఇంకక్కడికేళ్ళామనమాట.
ఆ! ఆ! ఓకే. ఓకే. ఓకే. వాళ్ళింట్లో ఉన్నారా స్టేయింగ్‌కి నైట్?
నైటు. ఆ! ఇంక అక్కడికెళ్ళాము. హ్మ్.
అంటే ఇంట్లో ఏంటి మీరు ఆహ్, ముందే చెప్పేసారా? నైట్ రాము కుదరదు. అక్కడే ఉంటామని అని చెప్పేసి వచ్చారా ఏంటి?
అవునవును. ఎలా ఉంటుందండి ట్రాన్స్‌పోర్ట్ ఆ టైమ్‌లో కష్టం గదా! వెళ్ళడం. అది గాక మావి మరీ అంత పెద్ద పెద్ద ఊర్లేం గాదు. హ్మ్.
అవును. అసలు ముందు వాళ్ళొప్పుకుని పంపిచ్చారంటేనే, గొప్పసలు ముందు. అది గూడా నైట్ టైములో.
అది. అవును. అది గాక, మళ్ళీ ఇంకొకటెంటంటే, దానికి బోనస్ అబద్ధం. ఆహ్, "నాకూ ఆహ్, ఎగ్జామొకటి పడింది. ఆ ఎగ్జాము అక్కడుంది" అని జెప్పి, ఆ తెల్లారి ఎగ్జామ్ రాయాలని చెప్పి వచ్చాము. మేము
హ్మ్. ఓకే. తర్వాత రోజు ఎగ్జామ్ అక్కడే నా సెంటరూ. అయిద్ మళ్ళీ నైటు కంబైన్ స్టడీస్ చేసుకోలి ఫ్రెండ్స్‌తో కూర్చొని చదువుకోలని చెప్పేసన్నారా?
యెస్. అవును. అవును అలాంటివే ఇంచుమించు, చెప్పి నానా తిప్పలు పడి ఆహ్, ఏడ్చి, అన్నం దినకుండా ఒప్పిచ్చుకొని యెళ్ళాము.
హ్మ్.

ఆహ్, చాలా సాంగ్స్ పాడాడు. అది దాని తర్వాత ఈ కార్తీక్ కాన్సర్ట్‌కేళ్ళామనమాట. కార్తీక్ కాన్సర్ట్ అయితే అది వేరే లెవెల్.
ఆహా! ఎవరెవరెళ్లారు? కాలేజ్ స్టూడె మీ కాలేజ్ ఫ్రెండ్స్‌ తోనా లేపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళంతా గలిసెళ్ళారా?
ఆహా! ఫ్యామిలీ లేదు. ఫ్యామిలీ కాదు. ఫ్రెండ్స్‌ తోనే. అలాంటి వాటికి ఎవరైనా ఫ్యామిలీస్‌తో యెళ్తారా అండి? ఫ్యామిలీ
కొంతమంది యెళ్తారు. ఫ్యామిలీతో యెళ్ళేవాళ్ళు గూడుంటారు. అంటే <giggles> అందరూ ఫ్యామిలీ అంతా గలిసి కార్‌లో లేపోతే బస్సులో యేసుకొని యెళ్ళిపోతారు గూడా. ఎందుకు లేరు. ఉంటారు. ఉంటారు.
అయ్యో! అది, అది తిర్నాళ్ళకెళ్తామండి. లేపోతే గుళ్ళకేళ్తాం ఫ్యామిలీని అలా యేసుకొని కాన్సర్ట్‌ కేళ్తే ఇంకక్కడ గూడా ఇక చకోడీలు తింటా గూర్చోవాలి. లేకపోతే కాన్సర్ట్ అంటే ఎంజాయ్ చేయడానికి యెళ్తాం. అరుస్తాం మంచిగా, ఎగురుతాము. అలా జేస్తే అమ్మలతోనో, నాన్నలతోనో యెళ్తే వాళ్ళు మనల్ని వింతగా జూస్తారు ఈ పిల్లకి దెయ్యం పట్టిందా ఏంటి?
తీర్థయాత్రలు. <giggles> <giggles> <laughs> ఆ! హ్మ్. నీ కూతురు పెద్దది అయిపోయిందే. అసలు చూసావా? అక్కడ ఎంత అల్లరి చేస్తుందని జెప్పేసి ఆ!
హా! అదే గదా! ఎవరండి యెళ్లేది కాన్సర్ట్స్‌కీ ఇంట్లో వాళ్ళతో? కామెడీ <chuckles> చేత్తున్నారు.
ఓకే. కామెడీ కాదు. నేనిలాగే ఒకళ్ళు చెప్తేనే కామెడీగనిపిచ్చింది నాకు. ఏంటి కాన్సర్ట్‌లు గూడా ఫ్యామిలీలతో యెళ్తారా అని అందుకే మీరు గూడా అలా యెళ్లారేమో అని జేప్పేసి అడిగాను.
అబ్బే! కాదు. కాదు. ఫ్రెండ్స్‌తో యెళ్ళాము. ఒక గ్యాంగ్‌ లాగా ఒక ఐదుగురం యెళ్ళాము.
ఓకే.
అబ్బా! అది అయితే నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అన్నట్టే ఉందన్నమాట. ఆ మొమెంట్ ఇంకా తలుచుకుంటే నాకు గూస్‌బంప్స్ ఒత్తున్నాయి. నాకైతే పరకాయ ప్రవేశం చేసినట్టు నాలోకి ఎవరో దూరినట్టు పిచ్చి కుక్కలా <chuckles>
ఆహా! హుహు. హ్మ్. ఆ! కార్తీక్ ఎంటరయినట్టున్నాడు.
ఎగిరా నేనైతే. అంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ ట్రైప్ అనమాట. కొంచెం కంపోజ్‌డ్‌గా, మంచిగా సైలెంటుగుంటా.
ఓకే. ఆహా! ఓకే. అప్పుడు వరకు. ఆ కాన్సెట్ వరకు అలా ఉన్నారా?
అలా ఆహ్, ఆహ! అంటే నేనలాగే ఉంటా అండి. నాకు నచ్చిన పని ఏదైనా చేసినా లేదా నచ్చిన ఎన్విరాన్మెంట్‌లో ఉంటే అలా అయిపోతాననమాట.
ఓకే. ఓకే.
ఇంకా ఆ మ్యూజిక్ అది కాన్సర్ట్ కదా! ఇంకా మనల్ని అక్కడ ఎవరు పట్టించ్చుకోరు. తెలిసిన వాళ్ళైతే ఒక్కళ్ళు లేరు. కాబట్టి పండగ్గో.
ఎవ్వరు లేరా! ఆ ముందు ఆ చీకట్లో గూడా ఎవరు గనిపిచ్చరులెండి.
కనిపిచ్చరు గదా! అది.
అవును. మనిష్టం.